హ్మ్. నేను గారా జేస్తాను. ఆహ్, ఎప్పుడైనా ఈ చక్రాలుంటాయి గదా! ఈ <smacks lips> మనం స్నాక్స్‌కి తింటాం! ఆ! జంతికలు, జంతికలు, జంతికలు జేస్తాను. హ్మ్.
ఆ! ఏంటండి జంతికలా? అన్ జంతికలా అబ్బో! సూపరుంటాయండి బాబు, నాకు చాలా ఇష్టం అవంటే.
అవునవును. జంతికలు చక్క‌గా ఆహ్, అవి <smacks lips> అంటే, కొంచెం ఓపికగా జేసుకున్నాం అనుకో, రోజు దినొచ్చు ఒక 1 వీక్ పాటు. <giggles> హ్మ్. ఆ! హ్మ్.
హ్మ్. ఆ! అదే కదండీ. నేను అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు తెచ్చుకుంటానులేండి ఒక డేక్షా. <chuckles> ఆ! తెచ్చుకొని రోజు తినడం
ఓహ్! ఓకే. ఓకే. ఆహ్, వాళ్ళు స్పెషల్‌గా చేసిస్తారు గదా వాళ్ళు! స్పెషల్‌గా, మనకి ఒక డబ్బాలో బెట్టిస్తూ ఉంటారు కదా! హుహుహు.
ఓకే. అన్ అవును. అవునవునండి.
అవును.
మీకు చిన్నప్పుడు, అంటే బాగా చిన్నతనంలో, బాగా నచ్చిన మీకూ ఏమన్నా ఫుడ్ ఐటెమ్ ఉందా అండి?
హ్మ్. అమ్మమ్మ అరిసెలు చేసేవారండీ. అరిసెలు జేసేవాళ్ళు, అరిసెలుంటాయి.
ఆహా! ఓకే. మీ వైపు కూడా చేస్తారండి? అరిసెలు అరిసెలు.
హ్మ్. చేస్తారు మేము సంక్రాంతికెళ్ళేవాళ్ళం అమ్మమ్మ గారి ఊరు, పల్లెటూరు కదా! సంక్రాంతీ బాగా జేసేవాళ్ళు పల్లెటూరుల్లో. <smacks lips> నీకు తెలుసు కదా! సంక్రాంతి మనం ఎట్లా ఇది చేస్తాం. తెలుగు వాళ్ళు స్పెషల్ పండుగ. ఆ! ఇంకా
ఆ! ఆ! ఓకే. ఆ! తెలుసండి ఎలా ఉంటదో. అదే కదా! పిండి వంటకాలూ, ఆ ఆనందాలు అసలు <smacks lips> అందరు కలవడం, వేరే వేరేగుంటదండి బాబు అసలు.
హ్మ్, హ్మ్. హ్మ్, హ్మ్. అవును. బయట బెట్టేసేవారు పొయ్యలు, బయట పొయ్యి పెట్టేసీ, ఆళ్ళందరూ గూర్చొనీ ఆరిసెలు జేసేవాళ్ళు, అదసలు భలే ఉంటుందండి. అబ్బా! అదే హ్మ్.
హ్మ్. చెప్పండి. చెప్పండి. ఆ! ఆ! అవునండి. ఓకే. ఆహా! అంటే నేనూ, ఎక్కువగా తిననండి ఎప్పుడో

అరిసలండి? అరిసెలు‌కు ఎక్కువగా అంటే అరిసెలు చాలా బావుంటాయి. ఆహ్, వాళ్ళు చేసే అది చాలా టైం పడుతుంది గూడా అరిసెలు చేయటనికి.
ఆ! ఆ! ఆ!
ఆ!
అవునాండి! అంటే నేను తిన్న ఏప్పుడోకసారి మా పెద్దనాన్న ఇంట్లో తిన్నానండి. అంతే టేస్ట్ కూడా గుర్తులేదండి ఇప్పటికి కూడా మర్చిపోయుంటాను ఇప్పుడు చాలా ఏళ్ళు అయిపోతుందండి బాబు.
హుహు. ఓహ్! ఓకే. ఈసరేప్పుడైనా సంక్రాంతికి టేస్ట్ చేయండి. <chuckles> చక్కగా ఉంటుంది అరిసెలు. హ్మ్.
<chuckles> ఆ! తప్పకుండా అండి ఇసరేలినప్పుడు మా అమ్మమ్మ గారిని వండమని జెప్తానండి కంపల్సరీగా. ఒకసారి తిని చాలా సంవత్సరాలయింది కదా! <giggles> ఒకసారి టేస్ట్ చేస్తే ఎలా ఉంటదో చూడాలింక మళ్ళీ.
హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవును. వాళ్ళు‌ మ వాళ్ళడిగితే సంతోషంగా జేసి పెట్టేస్తారు. పెద్దవాళ్ళు మనం ఏదన్నా అడగంగానే టక్కుమని జేస్తారు. హ్మ్.
హ్మ్. అదే కదండీ! అదే. అదే. అంటే మరి ఇప్పుడున్న జనరేషన్‌లో కూడా ఇలాగే ఉంటుందండి? అంటే ఎలాగంటే, నా అర్థం ఏంటంటే ఇప్పుడు ఇంట్లో వంటలోండేస్తున్నారు అదే అప్పట్లో అయితే మరి ఇంట్లో వంటలోండేవారు, రకరకాల వంటలోండేరు మంచి రుచిగా ఉండేయి. అంతా బావుండేది స్పెషల్ ఐటెమ్ అనేది స సపరేట్‌గా వండేవాళ్ళు అంతా బావుండేది. కానీ ఇప్పుడు మొత్తం అంతా జనరేషన్ మారిపోయాక మొత్తం అందరూ ఆన్ -ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టడం గానీ, లేదంటే బయటనించి తెచ్చుకోవడం గానీ బయట ఫుడ్‌కు బా అలవాటయిపోయారు కదండీ! ఇప్పుడు చాలామంది.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అవునవునవును. అవును గమనిస్తున్నా నేను గుడా. హ్మ్.
అంటే వాళ్ళ వాళ్ళకుండే ఆహ్, వాళ్ళకుండే ఆ! జాబు ఈ పరిస్థితుల వల్ల మరి ఏంటో తెలీదు చాలా రీజన్‌ వల్ల బయట ఫుడ్ అలవాటు అయిపోయారు. దాని మీద మీ అభిప్రాయం ఏన్‌మంటారు? అంటే అది కా
హ్మ్. అవును. హ్మ్, హ్మ్. ఆహ్! బయట ఫూ

ఆ! అంటే ఫాస్ట్‌గా జేసుకునేవంటారా మీరు? లడ్ టక్ టక్ మని చేసేసుకున్నవా?
హ్మ్. అంటే ఇప్పుడు వర్క్ వల్ల చాలామంది టైమ్ సరిపోక చేసుకోవడం ఆపేస్తన్నారు గదండీ! అలాగా ఆ టైమ్‌లో మనం ఏదైనా చిన్నగా తొందరగా అయిపోయేది ఏమన్నా ఫుడ్ గాని అలాంటిది ఏవన్నా ఉందా అండి?
హ్మ్. అవును, అవును. ఆ! అంటే ఇప్పుడు మీరు రైస్ అ ఆహ్, పెట్టేసుకున్నారనుకోండి, ఇట్లా మిక్స్‌డ్ వెజిటబుల్స్ ఏసుకొని, రైస్ పెట్టుకున్నారనుకోండి, అది హెల్తీ. టక్కుమని జేసేసుకోవచ్చు కుక్కర్‌లో పెట్టేస్తే. ఆహ్, ఇంక మీరు
ఓకే. అవునండి. ఆ! ఇంకోటేందాక మనం కూడా మాటా‌డుకున్నాం గదండీ! ఇందాక, పులిహార కూడా చేయడం చాలా ఈజీ గదా!
హ్మ్. అవును. అదేదో మిక్స్‌లాగా చేసి పెట్టేసుకుంటారు. పెట్టుకొని అన్నం వండుకొని ఆ మిక్స్‌లో కలిపేసుకుంటూ ఉంటారు. అది గూడా హెల్తీ. అంటే మనకి బయట నుంచి వచ్చేదానికన్నా టక్కుమని ఇది చేసేసుకొని తినేయొచ్చు.
ఆ! వెంటనే కూడా అయిపోద్ది. ఆ! అదే గదా! అదే కదండీ!
హుహు. హ్మ్.
అవునండి. చాలా సింపుల్‌గా ఉంటది, ఈజీగా ఉంటది. మీరు చెప్పింది చాలగ మంచి పని. కరక్టే అండి అది.
హ్మ్. హ్మ్. అండ్ ఇది మనం
అంటే ఎప్పుడు?
హ్మ్.
మీరు కూడా ఎక్కువ బయట తింటారని ఇంట్లోయేనా?
ఎప్పుడైనా రేర్‌గా తింటావండి బయట. అంటే ఎ ఎ ఎక్కువగా ఫుల్‌గా ఏం చేయలేం ఎవ్వరము. సరదాగా వెళ్ళొచ్చు ఏముంది దాంట్లో. సరదా
ఆ! అవునండి. అదేలెండి. అదే ఎప్పుడో ఒకసారి. నెలకు ఒకసారి గానీ, ఏదో అప్ ఫ్యామిలీతో గలిసి అలా బయటికి ఎళ్ళినట్టు ఎళ్తే బాగుంటది. ఇప్పుడేంటంటే, అస్తమాట్లు సాయంత్రం అయితే బయటికి ఎళ్ళిపోతున్నారండి. బయటే తింటన్నారు. అదేంటో అర్థం గాదు. చాలామంది ఆరోగ్యాలు గూడా పాడైపోయినయి గదండీ! ఆరోగ్యాలు గూడా పాగొట్టుకో పోగొట్టుకుంటున్నారు.
హ్మ్. హ్మ్. <laughs> హ్మ్. అవునవును. అవును. అవును. హ్మ్.
అంతెందుకండి. పానీపూరి మీకు పానీపూరి ఐడియా ఉండుంటది. ఆ రోడ్డు పక్కన జేస్తూ ఉంటారు గదా!
హ్మ్. అయ్యో! ఆ! ఆ! ఆ! ఆ! <laughs> అ!
అసలు ఎలా తింటారండి బాబు అదేసలు. నాకే అర్థం గాదు అసలా. ఆ నీళ్ళు గాని ఆ శుభ్రం ఉండదు. ఏం ఉండదు అసలు.
అవును.

అవునవును. హ్మ్. చేసేయొచ్చు ఏముంది. మనం కూడా జేస్తూ ఉంటే అదే అలవాటు అవుతూ ఉంటుంది. ఆ టైంకి టకటకా జేయటం. హ్మ్. యహ్! అవునండి.
ఓకే. అదే. నా అలవాటు అయితుంటది. అవునండి. అయితే మీ అమ్మగారి నుంచి మీరు నేర్చుకున్నారండి ఇది పూర్తిగా. లేదంటే ఇంకో ఏమన్నా వంటకం నేర్చుకున్నారండి?
మనము పూర్తిగా వాళ్ళు నేర్చుకు ఆహ్, ఆవిడ దగ్గర నేను నేర్చుకున్నాను కానీ, ఆవిడంత బాగా చేయలేకపోతున్నానండి ఎందుకో. <chuckles> ఆ! ఆహ్, ఆవిడ అంతా బాగాస్
అయ్యో! ఆ! అంటే మీకు ఆ సరేలే! ఇప్పుడు వాళ్ళకంటూ అది స్పెషలండి. అంటే మీకంటూ మీకేం స్పెషలుందా? అంటే మీకు వంటలొచ్చాడి ఇంతకు ముం అసలు ముందు?
ఆ! ఒచ్చు. ఒచ్చు. ఒచ్చు. వంటలొచ్చు. హ్మ్. ఒచ్చు. చేస్తాను బానే.
అ అయితే మీ ఫేవరేట్ ఏంటండి అంటే ఇప్పుడు మీరేం జేస్తారు బాగా?
హ్మ్. నేను ఫేవరెటు ఆహ్, ఇది పులిహోర చేస్తానండి. ఇది చింతపండేసి పులిహోర ఫేవరెటు ఆహ్, కొన్ని కూర ఆ! చాలా బావుంటది. వంకాయి స్టఫ్డ్ జేస్తా నేను. ఆహ్, ఇ ఇవి బావ్
అబ్బో! చాలా బావుంటది కదండీ. ఆహా! అంటే ఫ్రై టైపా? అంటే గుత్తొంకాయ ఎలా అంటారు?
ఆ! కరెక్ట్. అవునండి. గుత్తోంకాయ. గుత్తి వంకాయలో శనగపిండేసి స్టఫ్డు ఇది చాలా పాత రకమైన ఆహ్, వంటకం <smacks lips> చెప్పాలంటే స్పెషల్ ఆహ్, స్పెషల్‌గ చేస్తామన్నమాట. గాది చేస్తాను అది ఇంకా ఈ పులుసు, తర్వాత ఈ చింతపండు పులిహోర, ఇవన్నీ ఫేవ బాగా <smacks lips> అంటే బా నేర్చుకున్నా నేను. <giggles> అంతవరకు ఎవరైనా గెస్ట్ వస్తే మేనేజ్ చేయటానికి. <chuckles> ఆహా! హుహు.
ఓకే. ఐవ్ ఓకే. ఆ! ఆహా! అబ్బో! ఓకే. బానే ఉందండి. అంటే ఇప్పుడూ అంటే మీరు ఇప్పుడు చెప్పిందాకా అంతా నాకు అనిపిచ్చింది. వెజ్ గురించే జేప్పారు నాన్‌వెజ్ ఏం తినరండి ఏంటి మీరసలు?
హ్మ్. ఆ! నాన్ వెజిటేరియన్ కాదండి. నేను ప్యూర్ వెజిటేరియను. <laughs>
అయ్యో! అదేంటండి. అంటే ఇంట్లో నుంచి అంతే <chuckles> ఇంట్లో నుంచి అంతేనండి, లేదంటే మీరలా అనుకున్నారా?
ఆ! లేదు లేదు. ఇంట్లో నుంచే మేము వెజిటేరియన్స్ అండి. సో మాకు వెజిటేరియన్ వంటలే బాగా ఆ! పూర్తిగా వెజిటేరియన్సు. ఆ!
ఓకే. పూర్తి వెజిటేరియన్సా? ఆ! అయితే నాన్‌వెజ్ గు‌రించి మీకేం తెలీదనుకుంటా అయితే. <giggles> ఓకే. ఓకే. అంటే ఎప్పుడైనా అనిపిచ్చిందాండి అంటే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదండీ మీ ఫ్రెండ్స్ గాని, లేదంటే ఎవరన్నా కొలీగ్స్ కానీ ఏమన్నా నాన్‌వెజ్ తెచ్చుకుంటారు, రకరకాల కొత్త రకంగా వండుతారు. అది చూడగానే తినాలనిపిస్తుంది కదా! అంటే మీకు అలా ఎ అనిపిచ్చిదాండి ఎప్పుడన్నా?
అవునవునవును. <giggles> హ్మ్. హ్మ్. హ్మ్.